ప్రతి ఒక్కళ్ళకి ఎలా అంటే అన్నీ ఆహ్, యెల్ హ్యాపీ గాని, సేడ్ గాని ఇలాంటి సిట్యుయేషన్స్ చాలా ఉంటాయి. అలా మీరు స్ట్రెస్ ఒత్తిడిలో ఉన్నప్పుడు ఎలా మీకు మీరు సెట్ అదే ఎలా నిలబడతారు స్ట్రాంగ్‌గా?
ఆహ్, స్ట్రెస్సోచ్చినప్పుడు ఆహ్, <smacks lips> మనము ఏదో మ డీలా పడిపోతాం కదండీ! మన శరీరం మొత్తం ఆహ్, డీలా పడిపోతది. అంటే ఏ డిసిషన్ తీసుకోవాలి సరిగ్గా, ఈ డిసిషన్ తీసుకోలేదు నేను, ఆహ్, అయిపోయింది. స్ట్రెస్ అనేది దేనివల్ల వస్తుందండి? మనం ప్రాపర్ డిసిషన్ తీసుకోనప్పుడే వస్తుంది కదండీ అది. పని చేయవు కదండీ! అవునవునండి. పర్ఫెక్ట్ డిసిషన్ తీసుకోనప్పుడు అది పని కానప్పుడు వస్తుంటుందండి స్ట్రెస్ మనకి. ఆహ్, అప్పుడు, అప్పుడైతే ఆహ్, ఎక్కడున్నా ఒక 10 సెకండ్‌లు ఇట్లా ఆగ ఆగడం గాని కళ్ళొకసారి మూసి 4 సెకన్లు ఆలోచించడం, ఆహ్, లేకపోతే 4 సెకన్లు ఆలోచించకుండా ఇట్లా శ్వాస పీల్చుకోవడం, ఆహ్, అలా అండి మెల్లిగా ఒక 4 సెకండ్లు నెమ్మదిగా ఇలా శ్వాస వదలడం తిప్పుకోవడము.
హ్మ్. అవునండి. అవును. నిజంగా. హ్మ్. నిజంగా! ఆన్ అవునండి. ఒక నిలకడ లేకపోవడమంటారు. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకె. ఓకె. ఓకె. హ్మ్. అదేలెండి. అంటే మీరు బాగా ఒత్తిడికి లోన లోనప్పుడైతే ఆ పనికక్కడ ఆపేసి, చిన్న బ్రీతింగ్‌ గాని లేకపోతే, గ శ్వాస తీసుకొని వదలడం గాని, కాసేపు కళ్ళు మూసుకొని ఆహ్, ఆబ్ ఆహ్, విశ్రాంతిలాగా ఇలా అయితే ఎక్కువ చేస్తారంటారు.
ఆ! అవునండి. హ్మ్. అవునండి. అంటే స్ట్రెస్ అలర్ట్ అది ఫ్రీ మెదడనేది కొంచెం స్లోగా పనిచేస్తున్నట్టు కొంచెం ఉండాలి కదండీ! మరి మనము కొన్నిసార్లు ఒత్తిడిలో, ఒత్తిడిలో అంటే ఏవేవో డిసిషన్ తీసుకుంటూ ఉంటాము. మళ్ళీ తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు కూడా చేస్తుంటాం కదండీ అప్పుడప్పుడు.
ఓకె. ఓకె. అవునండి. నిజంగానే. హ్మ్. హ్మ్. అవునవును. నిజంగా అండి. ఆహ్, ఎలా అంటే మీరన్నట్టు నిజంగానే అసలు మైండ్ ఎలా ఉంటదో తెలీదు. ఆ టైమ్‌లో ఏం చేస్తామో తెలీదు. కానీ మీరెక్కువగా అట్లేమన్నా స్ట్రెస్ ఒత్తిడికి లోనవ్వడం కాని అంటే ఇంట్లో అయినా సరే మీ చుట్టుపక్కలైనా సరే మీరు పని చేసే వర్క్ స్పేస్‌లో అయినా ఎప్పుడన్నా బాగా ఒత్తిడికి లోనైన సందర్భాలున్నాయా?
అలా. హ్మ్. అవునండి.

మరి ఎలా బయటపడ్డారు దాన్నించి?
అంటే ఆహ్, సేమండి నా క్లోజ్ ఫ్రెండ్‌తో కొంచెం నమ్మకం ఉన్న వ్యక్తితో మాట్లాడడం జరుగుతది గదండీ. ఆహ్, అట్లా ఆ! అట్లా మాట్లాడడము, నాకు క్లోజ్ ఫ్రెండ్స్‌తో చెప్పుకోవడం వాళ్ళు కొంచెం మోటివేట్ జేయడము, సో, మా నాన్న హ్మ్. ఆ! కొంచెం ట్రిప్పు కనీ అట్లా నార్మల్‌గా వెళ్ళామండి ఒక 2 రోజులు రిలాక్స్ అవ్వడానికి. వాళ్ళు కూడా బానే వచ్చారండి ఫ్రెండ్స్‌తో మా అమ్మ, మా నాన్న కూడా "ఏం కాదు పర్లేదులే మళ్ళీ వస్తదిలే" అన్నట్టు అలా చెప్పడమండి. అది, అది, అది జరిగింది. దానివల్ల మళ్ళీ రీస్టార్ట్ చేయగలిగాను అలా జరిగింది నా లైఫు.
అవునండి. అవును. హ్మ్. ఓకే. ఓకే. ఎక్కడన్నా బయటికెళ్ళడం అట్లా గూడా అయిందా? ఓకే. అదేలెండి. హ్మ్. ఓకే. ఓకే. నైస్. నైస్. ఆహ్, కానీ మళ్ళీ అయితే దాన్ని ఆహ్ మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారా? ఎప్పటికైనా అది కొట్టాలి. ఆ జాబ్ కొట్టాలనయితే ఉన్నారా? లేకపోతే ఆ పోయింది గదా! అని మళ్ళీ వెనకడుగు వేయడం అట్లా ఏమన్నా అనుకుంటున్నారా?
హ్మ్. లేదండి కంటిన్యూయేషన్‌లోనే ఉన్నానండి. చదువుతాను కొట్టాలి గట్టిగానే ఉన్నానండి. నే
హ్మ్. గట్టిగా ఆ కుంభస్థలం పగలగొట్టేసేయాలి మీరింకా. <giggles>
<chuckles> ఆ! అంటే కొట్టాలి కంపల్సరీ సక్సెస్ రావాలి అన్నట్టే ఉన్న.
హ్మ్. కానీ అది అదే అండి. అంటే ఒకసారి ఫెయిలయ్యాం గదా! అని వెనక్కడుగు వేస్తే అదింకా నిజంగానే లైఫ్ లాంగ్ ఫెయిల్యూర్ కిందే ఉంటాం మనం. కాదు
హ్మ్. అవునండి. అసలు ఆపేయడమే ఫెయిల్యూర్, ఫెయిల్యూర్ అని నేననుకుంటానండి. ప్రయత్నించకపోవడమే ఫెయిల్యూరండసలు నన్నడిగితే. అది, అది నాకు నేనే బానే పుష్ చేసుకుంటానండి. నాకు నేనే, నేను. ఆ విషయంలో గూడా హ్యాండిల్ చేస్తూ సెల్ఫ్ మోటివేషన్ నాకు నేనే హ్యాండిల్ చేసుకుంటా కొన్ని సార్లు.
నిజంగా అండి. అవును. అవునవును. మీరు చెప్పినట్టు ఓకేకే. సెల్ఫ్ మోటివేషన్ చాలా ఉందయితే మీకు. నైస్. నైస్. చాలా బాగా చెప్పారు. అంటే మరి ఇన్ని స్ ఆహ్, అంటే <smacks lips> ఇక్కడ ఈ గ్రూప్స్ కాకుండా చిన్నప్పుడు కూడా ఓ పరీక్షల ఒత్తిడని ఉంటుంది, తర్వాత ఏదో ఒకటి ఇంట్లో మన ఫినాన్షియల్‌గా ఒత్తిడని ఉండొచ్చు, లేకపోతే ఆరోగ్యపరంగా ఒత్తిడని ఉండొచ్చు. అట్లా ఇంకా ఇలాంటివేమన్నా మీరు చూసారా మీ ఫ్యామిలీలో గాని, లేకపోతే మీ వాళ్ళలో గాని ఎవరిలో అన్నా?
హ్మ్. అవును. అవును. ఆ! అంటే అప్పుడప్పుడు గొడవలవుతుంటాయి గదండీ ఫ్యామిలీస్‌లో. ఆ! అవునవునవును. మనకు బాగా క్లోజ్ అయిన వాళ్ళకి అంటే మన పెద్దనాన్న, మన బాబాయి వాళ్ళు అలా అలా గొడవలయినప్పుడు కొంచెం డిస్టర్బెన్స్‌గా అనిపిస్తుంటుందండి ఏదో మాట్లాడక అది గూడా కొంచెం ఒత్తిడిలానే అనిపిస్తుంటుందండి. ఏం జేయాలో అర్థం కాదా టైంలో, అంటే రోజు కలిసి ఉండేవాళ్ళం కదా! ఎందుకు ఇలా ఉన్నన్ని రోజులైనా సంతోషంగా బతకొచ్చు గదా! ఎందుకు ఈ గొడవలు. నిజంగా హ్మ్. ఆ!
హ్మ్. అవునండి. హ్మ్. ఓకే. ఓకే. అవునవును. హ్మ్. హ్మ్. హ్మ్. మరి చెప్పారా? <giggles> ఎందుకు గొడవలు ఇవన్నీ అని చే అని ఎప్పుడన్నా ఊరికే ఒక మాట మాట్లాడారంటే పెద్దవాళ్ళు లేండి గాని, ఊరికే మీ తరపున మీరేమన్నా మాట్లాడారా అంటున్నా.
అయ్యో! హ్మ్. హ్మ్.